అహా! అలాగ ఏర్పాటు చేయాలంటే మేమూ, ఇండివిడ్యువల్‌గానే ఒకా జీపు అవును.
మీ ఊరు ప్రదేశం మంచిగా చాలా ప్రకృతి వాతావరణంతో ఉంది. మీ చెరువులున్నాయి, ఆహ్, పొలాలున్నాయి, ఆహ్, ఇలా చూయించాలంది. ఆమె సరదాగా సిటీ నుండి వచ్చారనుకోండి ఎక్కడో నగరం నుండి వచ్చారు. ఓహ్! మీ ప్రకృతీ, ఈ గ్రామీణ వాతావరణం చూయించాలి. అందరికీ అన్నప్పుడు మీరెట్లాంటి త చర్యలు తీసుకుంటారు?
ఆ! జీపు మాన్ ఆ! అవునండి. ఆ! అలాంటప్పుడు ఏం చేస్తామంటే ముందుగానే మేమందరం <smacks lips> ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డంతా తినేస్తాం. అంతా తినేసిన తర్వాత అందరం ఒక జీపు మాట్లాడేసుకుంటాం. జీపు మాట్లాడుకొని అలాగా చేనుకి తీసుకెళ్తాం ఫస్టు, చేనులో ఇంక
అవునండి. ఏం మాట్లాడుకుంటారు? ఓకె. అంటే మీ సొంత చేనుందా అండి?
ఆహా! ఉందండి.
అంటే ఎన్ని ఎకరాలుంటుంది? అంటే చిన్నగా
ఒక 3 ఎకర్సుంటుంది.
3 ఎకర్సుండేది. సో, మీరు ఏ పంట వేస్తున్నారక్కడ?
అవును. అక్కడ మేము దానిమ్మ, బత్తాయీ ఆహ్, ఇంకా లెమన్ అదే నిమ్మ, ఆ!
ఆ! ఆ తోటలకి తీసుకెళ్ళిపోతారు. అబ్బా! నిజంగా చాలా బావుంటుందా? నిజంగా అట్లా ఎవరైనా ప్ర అతిథులొచ్చినప్పుడు అట్టా తోటకి తీసుకెళ్తే ఇంక మజా ఉంటుంది నిజంగా.
ఆ! అవునండి. తిరగటానికి కూడా బావుంటుంది. అంటే మొత్తం తిరిగేసొస్తాం కదా! ఏంటేంటి అని. ఆ! మొత్తం ఆ! పండ్లు కోసేసి అంటే ఇంకెలాగో అక్కడికెళ్తాం కాబట్టి, ఇంక న <smacks lips> ఎలాగన్నా అక్కడికెళ్ళిన తర్వాత పండ్లు కోసి ఇచ్చేస్తాం. తింటా ఉంటారు. తినుకుంటూ, మాట్లాడుకుంటూ అలా సరదాగా యెళ్ళిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఆ! ఆ తర్వాత అలా యెళ్ళిన తర్వాత, మా ద మా ప్లేస్‌లో ఏంటంటే కొంచెం టూరిజం ప్లేసనమాట. అక్కడినుంచి ఆ! అవునండి. అటునుంచి ఇంక అలాగా గుడిసె ఐడియా ఉందండి మీకు? ఆ! గుడిస ఆ! ఆ గుడిసె తీసుకొనెళ్తామండి అలాగా. <smacks lips> ప్రశాంతంగుంటుంది, అక్కడికెళ్ళిన తర్వాత. పైనేంటంటే ఇంకా మొత్తం కొండ ఉంటుందనమాట. కొండందున తర్వాత మొత్తం ఎయిరు, <smacks lips> ప్రశాంతమైన ఎయిరొస్తదనమాట. గాలీ అక్కడ, అక్కడ అలా ప్రశాంతంగా మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీగుంటుంది ఇంక. అన్ అందులో అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో దిగటం, ఇంక అతిథులతో ఫోటో దిగటం, ఇలా సరిపోతుంది టైమంతా.
తిరిగేసొస్తారు. అంటే పళ్ళు కోయడాలు ఇలాంటివేవయినా జరుగుతుంటాయా? <chuckles> అవునండి. అవును. సరదాగా యెళ్తూ ఉంటారు. అవును. ఓహో! టూరిజం ప్లేసా! ఆహాహా! ఆ! గుడిసే ఐడియా ఉంది. ఆ! ప్రశాంతంగా ఉంటుంది. అవునవును. అవునవును. చాలా హ్యాపీగుంటుంది. ఫ్యామిలీ ఫోటో, అవునండి. సరిపొద్ది, నిజంగండి, నిజంగా అతిధుల గోరించి, నిజంగా ఇంటికొచ్చిన వారికి తక్షణ చర్యలు ఎలా తీసుకుంటారు అని చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
అవును.

అది చిల్డ్రన్స్‌నందరిని ఒక దగ్గరకి తీసుకొచ్చేసి వాళ్ళకి కార్టూన్ పెట్టేస్తామండి. లేదంటే వాళ్ళకి మొబై మొబైల్, మొబైల్ ఇచ్చేసినా సరే వాళ్ళకి గేమ్స్ ఆడుకుంటూ అలాగే గడ <smacks lips> అలా గడిపేస్తారళ్ళు. ఇప్పుడు మమ్మీవోళ్ళు వీళ్ళందరూ ఏంటంటే, టీవీ చూస్తారు. వాళ్ళకేంటంటే సీరియల్ ఒకటి ఉంటే <chuckles> సరిపోతుంది. వాళ్ళకి సీరియల్ పెట్టేసి ఇచ్చేస్తా.
<chuckles> అదంతా ఓ గోల ఓహ్! అవును. నడిపేస్తారు. అవును. సీరియల్ అబ్బా! ఇంక సీరియ‌లోటే చాలింకా. వాళ్ళకేం అవసరం లేదు. అవును.
<chuckles> ఆ! అలా‌చా అలా చేస్తాను. లేదంటే అందరం కలిసేసి ఒకవేళ నైట్ అయిపోయిందంటే, నైట్ అందరం కలిసేసి <sniffs> ఏదన్నా మూవీ వచ్చిందంటే ఒటిట్లా అది మూవీ పెట్టుకొని అందరం స్నాక్సు అంటే <smacks lips> బజ్జీలు కాని, లేదంటే ఇంకా అరటికాయలు గాని, ఇయంటే <smacks lips> ఎరేంజ్ చేసేసుకొని అందరం కూర్చొని
అవునండి. అలా చేస్తారు. అవును. ఏదో ఒకటి ఏర్పాట్లు చేస్తారు. అంటే రాత్రి పూట పండుకునే సమయంలో ఎండాకాలం వచ్చింది అనుకోండి. సో, మరి అంత మంది అతిథులకి ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు?
అవును. అలాంటప్పుడు ఏంటంటే చూస్తామండి మమ్ములుగా ఏంటంటే కు <smacks lips> ఫ్యాన్ కానీ, లేదంటే ఏసీ, ఏసీ రూమున్నోళ్ళు, అంటే బాగా ముసలిగా ఉన్నోళ్ళు కొంచెం <smacks lips> ఆ ఏసీ రూమ్ లాంటిది అలాగే ఏరేంజ్ చేసేసి మేము నార్మల్‌గా ఫ్యానె, ఆ! హాల్లో ఫ్యాన్ ఎసుకొని మేము పడుకుండి పోతామండి అలా‌గా.
అవును. ఈ చెరువులయితే వాళ్ళకొద్దిగా హెల్త్ బావుంటది కాబట్టి అవును. పడుకుంటారు. అవును.
అవును.
అంతే ఇప్పుడు మేడ పైన అట్లా అరేంజ్మెంట్స్ ఏమి చేయరా మీరు? అంటే ఎండాకాలంలో ఎందుకంటే, జనాలేక్కువున్నారు. అతిథులోచ్చారు. ప్రశాంతంగా మేడ పైన పడుకోవడానికి ఏర్పాట్లు ఏమి చేయరా?
అంటే టెర్రస్ పైనంటే మళ్ళీ హీట్ వచ్చేస్తది కదండీ కింద నుంచి? అందు‌కే, అందుకోసమని‌ చెప్పి
అవునవును. కిందనంటే అంటే ఇంక దానికి ఆ హీట్ రాకుండా ఏదన్నా ఏర్పాట్లు చేసి అట్లా ఏం చేయరా?
ఆ! అదేంటంటే మేము టెర్రస్‌ పైన కాకుండా మే‌మేం చేస్తామంటే, మా ముం మా ఇంటి ముందే ఒక షెడ్‌లాగా ఉంటుంది. అక్కడ అందరం కలిసేసి మంచం ఎసుకొని అలాగా హ్యాపీగా మా అందరితో మాట్లాడుకుంటూ, అలా సరదాగా గడిపేస్తాం న నైట్ అలా పడుకుం‌టూ. అవును. అవును.
ఆ! ఆ! అవునవును. సరదాగా గడిపేసుకుంటారు నైటంతా. అయితే ఇప్పు‌డు ఈ అతిథులందరూ ఇంటికొచ్చినప్పుడు మీ ఊరు చూడడానికి వచ్చారు. మరి అతిథులన్నిటిని ఇప్పుడు మీ ఊరు ఏర్పాట్లు అంటే మీ ఊరంతా చూపించాలంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు మీరు?